అంటే, మన మన జనరేషన్‌లో మనం స్కూల్లో, మన టీచర్రెంత గొడుతుండేనంటే కీళ్ళ మీద గూడా గొడుతుండె. ఆ కొట్టడం వల్లనే మనం మంచిగా తయారయ్యామండి. మ అంటే, హ్మ్.
ఆ! హ్మ్. <chuckles> అదే. సైలెంట్‌గా కూర్చునే వాళ్ళం కొట్టగానే ఏడ్చుకుంటో, లేదంటే కూర్చుని మళ్ళా తరవాత మళ్ళీ
ఆ! ఏడ్చుకుంటా, ఇంటికెళ్ళి గూడా కంప్లెయింట్ చెయ్యకపోయేవాళ్ళం. ఇన్‌కేస్ మనం కంప్లెయింట్ చేషినా మన పేరెంట్సు, అట్లానే గొకొట్టాలి, అప్పుడే సదువొస్తదనేటోళ్ళండి మనకీ. <giggles> ఆ! కానీ, ఇప్పుడలా లేదు. అంటే, "ఎందుకు కొడుతున్నారు మా పిల్లని?" <smacks lips> వాళ్ళకు గూడా భయముంటుంది గదండీ. గట్టిగ నేర్పిచ్చాలి, మంచిగ నేర్పిచ్చాలి అని పేరెంట్సంటరు గానీ, వాళ్ళకేవిధంగా కొంతమంది పిల్లలకి అసలు ఎంత చెప్పినా అర్థమవ్వదండి. వాళ్ళేదో ఒక ట్రీట్‌మెంట్ చేసి చెప్దామన్నా, వాళ్ళ మీదనే మళ్ళీ ఒస్తే, మాకెందుకులే అని ఒదిలేసే వాళ్ళు గూడున్నారండి ఇప్పట్ల. <giggles> మరి టీచర్సు
అవును. <chuckles> అనేవాళ్ళు. అవును. హ్మ్. అవును. <chuckles> ఉన్నారున్నారు. నిజంగా. వాళ్ళే ఉన్నారంతా.
ఆ! మేమేం జేషినా వాళ్ళు రిటర్న్ మా మీదకే ఒచ్చి పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తున్నారు. మాకే అది వాళ్ళకి, వాళ్ళ వృత్తికి కూడా ప్రమాదకరమే గదండీ కంప్లెయింట్స్ అన్ని. సో, అలా గూడా వాళ్ళూ ఆహ్, ఇంగ చెయ్యట్లేరండి. అంటే, మేబీ ఇదీ ఆహ్, పిల్లల మీదున్న ప్రేమతో ఇప్పుడున్న టీజే ఇప్పుడున్న పేరెంట్స్ చేసేటివండి అవన్నీ. క <giggles> కానీ
హ్మ్. వాళ్ళు భయపడుతున్నారు పాపం. నిజమే. హ్మ్. అవును. <giggles> ప్రేమ అంటే, ప్రేమ మన పేరెంట్స్‌కి మన మీద లేదా? <laughs>
ఉంది. ఉంది. మన పేరెంట్స్‌కి మన మీద ప్రేమతో పాటు, మనం బాగుబడాలి, మనము ఏ విధంగా డిసిప్లేనుండాలి, ఏ విధంగా డెడికేషన్‌తో నేర్చుకోవాలి మనకి, మ ఏ విధంగా పిల్లలూ ప్రాక్టీస్ చేస్తే గ్ మంచిగా <smacks lips> అంటే, టీచరుంటే ఎలా బాగుపడతారు, ఏ విధంగా చెప్తే బావుంటుంది, అనేది మన పేరెంట్స్‌కుంటుంది. వీళ్ళకేంటిదంటే ఇప్పుడూ ఆ! ఓవర్ అది గారాబమయిపోయింది. అత్ అదీ ఎప్పడికైనా చెడువే అండి. ఇప్పుడు తెలవకపోయినా వాళ్ళకి పేరెంట్స్‌కీ, తర్వాత ఆహ్, కొన్ని కొన్ని రోజుల తరువాత వాళ్ళకి తెలుస్తదండి. పెద్దగయ్యాక వాళ్ళ మాట విననప్పుడు తెలుస్తుంది ఆ విషయం వాళ్ళకి.
ఇప్పుడు ఆ! అవి గూడున్నా‌యి. హుహు. హ్మ్. ఇప్పుడూ ఓవర్, ఓవర్ గారాబం అయిపోయింది. అవును. తెలుస్తది. నిజంగా.